యెస్! వెరీ గుడ్. అయితే, నేను చాలా మంది యూట్యూబ్‌లో <clears throat> స్పిరిచ్యువల్‌ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తుంటారు. తిన్నాక వెలిగించాలా, తినకుండా వెలిగించాలా, తినకపోతే పెన్ పుణ్యం వస్తదా, తిని పూజ చేస్తే పుణ్యం రాదా, ఇవన్నీ ఒక ఆయన జెప్పారు నాకు యూట్యూబ్‌లో, డోంట్ బ్రింగ్ గాడ్ టు కిచెన్ లెవెల్ అని. అంటే, మనం మన కడుపులో ఫుడ్డు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, మనకి వరాలివ్వరండి. మనము ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నామో, ఎంత రైటియస్‌నెస్‌లో ఉన్నాము, ధర్మమార్గంలో ఉన్నామా లేదా, ఎవరినైనా మోసం చేస్తున్నామా లేదా, మన కోరికలు ధర్మ మార్గంలో ఉన్నాయా లేదా, అనేవి చూసి మనకి ఆహ్, గ వరాలిస్తారు. అంతే గాని ఈమె తింటే ఆ! ఇవ్వొద్దు, తినకపోతే ఇద్దాము అని అనుకునేంత గాడ్స్ అయితే కాదు మనకున్నవాళ్ళు!
ఏమని? <chuckles> ఎంత నిష్టగా ఉంటామన్నదే ఇంపార్టెంట్. దేవుడు శాడిస్ట్ కాదన్నారా?
<chuckles> యెస్! యెస్! నాకు ఆ వర్డ్ యూడ్ రె యూస్ చేయడం ఇష్టం లేక నేను ఇన్‌డైరెక్ట్‌గా జెప్తున్నా. సో, నేనైతే <giggles>
ఆ! లేదండి. పంతుల్లు మీరు, ఒకప్పుడేమో గాని, పంతుల్లు కూడా దేవుణ్ణి పెట్టుకొని, వాళ్ళు అంటే మనకు అర్థం అవ్వాలని చెప్పడానికి, వాళ్ళు కొన్ని పదాలు యూజ్ చేస్తున్నారిప్పుడు.
అవును. హుహు. ఏంటి?
ఆ! అదేనండిప్పుడు, శాడిస్ట్ అనడమో, లేదంటే <chuckles> దేవుడలాంటి అన్యాయాలు చెయ్యరనడమో సడ్ ఇలా వాడుతు ఉన్నారు.
<laughs> అవును. అవును. అంటే ఓకే. ఉపవాసాల కాన్సెప్ట్ గురించి నేను చెప్తానండి. ఏంటంటే, మనం ఫుల్‌గా తింటే, మనము మన బాడీ రిలాక్స్ అయిపోతది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ స్టమక్ మీదకెళ్ళిపోయి, మన బ్రెయిన్ అనేది నీరసించిపోయి నిద్రొచ్చేస్తుంటది. అయితే, ఆ నిద్ర రాకుండా, హ్మ్. మనకి దేవుడి మీదెక్కువ కాన్సన్‌ట్రేషన్ నిల నిలకడ ఆహ్, అనేదుండాలన్నా ధ్యానం చేస్తున్నా ఆహ్, లేకపోతేదన్నా జ జాగరణ, జాగరణ నైట్ జాగరణలుంటాయిగా! శివరాత్రి ఆరోజు కూడా తినొద్దని ఎందుకు అంటారంటే, తింటే నైట్ నిద్ర పడుకుంటారు. తినకపోతే మేలుకొని ఈశ్వర ప్ ఆహ్, ప్రార్థన చేస్తుంటారు. సో, ఏంటంటే, ఆ కాన్సన్‌ట్రేషన్ ఉండాలని మాత్రమే చెప్తారు. తక్కువ తినాలి. లేకపోతే తినకుండా ఉంటే ఇంకా మంచిదని. అంతేగాని ఆహ్, తినక హ్మ్.
చెప్పండి. ఆ! ఇది నిజమేనండి. అవును. కానీ మీరు మీరు ఈ ఉపాసాన్ని ఎలా చూస్తారండి? అంటే 2 రకాలుగా ఉంటాయి. కొంతమంది ఉపాసమేంటంటే, ఉపాసం అంటే, మనకి కడుపు నిండకూడదు, సో, ఆహ్, ఆహ్, టే ఫ్రూట్సేమైనా తినొచ్చు అని కొంతమంది వాదిస్తారు. కొంతమందేమో టీలవి తాగొచ్చు, లిక్విడ్ ఫుడ్ పర్లేదు, ఏదైనా జ్యూస్ తాగడమో, టీ తాగడమో, తాగి చేయొచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు అంటారు. మరి కొంతమందేమో అసలు ఎట్టి పరిస్థితిలో మంచి నీళ్ళు కూడా తాగకూడదు అన్నట్టుగా ఉంటారు. వీటిల్లో ఏది కరెక్ట్ అంటారు?
అవును. యాహ్! హ్మ్.

అవునండి. సో, అలా <chuckles> ఒక్క పొద్దు, ఒక్క పొద్దు తీసుకున్నానింకా ఆరోజు ఏంటంటే, ఇల్లిగల్ ఛీ! <giggles> ఇలాంటి నాన్ వెజ్జు, ఇంకా ఏమి ఇలాంటి యాక్టివిటీసేముండవనమాట, ఫన్ యాక్టివిటీస్. కొం కంప్లీట్‌గా కొంచెం సాత్వికహారం తీసుకుంటూ ఉంటాను, ఆ ఒక్కరోజు. ఇంకా మిగతా రోజు ఏదంటే అది. మనిష్టం.
సో, మీరలాగా బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తారు. <laughs> మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్. బ్యాక్ టు లైఫ్. వచ్చేసి, బి బిర్యానీలు గాని, లేదంటే ఏమైనా కొత్త కొత్త ఐటెమ్స్ గాని, అన్నీ వొండుకొని తినేస్తుంటారు.
యాజ్ యూజ్వల్. బ్యాక్ టు లైఫ్ అంతే. <giggles> యాహ్! యాహ్! యాహ్! ట్యూస్‌డే ఒక్క రోజు కొంచెం నేనిలా ఉంటాను. అది కూడా వర్క్ చేసిందండి. నాకోపం అనేది తగ్గింది. నాకు కొంచెం సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్ అనేది <giggles> ఒస్తుంది స్లో స్లో‌గా. సో ఈట్ వర్క్‌డనే చెప్పాలి నాకు. <chuckles>
ఆ! ఖచ్చితంగా. మనం మీరు ఎప్పుడైతే ఫోకస్‌గా ఒక పని మీద నిష్టగా ఉంటారో, ఖచ్చితంగా మనలో మార్పులు ఇస్ మొదలవుతాయి. ఇప్పుడు ఈ ఉపాసానికి ఈ ఉపాసాని దగ్గరకొస్తే ఆహ్, పిల్లలు ఉపవాసం చెయ్యొచ్చా, చేయకూడదంటారా? మీ స్టేట్‌మెంట్ ఏంటి?
అవును. యెస్. యెస్. డెఫినెట్లీ నో అండి. ఆ మనకున్న ఆచారాలన్ని రుద్దడం ఆల్ అవసరమే లేదు. వాళ్ళు పెద్దగయ్యాక వరల్ వాళ్ళు అడల్టయ్యాక వాళ్ళకింట్రెస్టుంటె చేస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే చెయ్యరు. ఎవరి ఇష్టం వాళ్ళది. వల్ ఎవరి స్పిరిచ్యుల్ అవేకెనింగ్ వాళ్ళకావాలి. నాకయింది. నా
సో, పిల్ల పిల్లల మీద రుద్దకూడదంటారు. ఈ ఈ ఉపవాసాలు.
రుద్దకూడదండి. ఇప్పుడు మా మమ్మీ ఎన్నో సార్లు చెప్పింది పూజలు చేయమని, మా అత్త చెప్పింది నేను చేయలే. నాకు ఎప్పుడైతే ఓన్‌గా నేను రియలైజ్ అయ్యి నాకు ఆ అవేకెనింగయిందో, అప్పుడు నేను ఇందులోకొచ్చాను నేను. న నమ్మడము నేను పూజలు చేయడం.
ఎప్ మీ అంతట మీకుర్ నచ్చింది. <smacks lips> అంటే ఒక రియలైజేషన్ గాని, లేదా స్పిరిచ్యువల్‌గా గాని, ఒక ఏదోక నమ్మకం మీకలిగింది మీ మనసులో.
యెస్. అవునండి. అవును.
అప్పటినిండి ఇంకా ఉపాసాలు చేయడం గాని, దేవుడి మీద భక్తిగా ఉండడం గాని, మంగళవాదా పూజలు చేయడాలు గాని
అంతే. పూజలు. ఆ! చాలా చాలా. ఉపవాసం చేయకున్నా సరే, నాకు అంటే ప్రతిసారి నాకే చిన్న డిస్‌కంఫర్టోచ్చిన లైఫ్‌లో నేను ఖచ్చితంగా, నేను తలుచుకుంటాను నాకు సాల్వ్ కూడా అవుతాయి. సో, నాక కం కాన్ఫిడెన్స్ కంప్లెట్ కంప్లీట్‌గా ఉంది, ప్రొటెక్టెడ్ ఉన్నా అని.